మనందరికీ అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మ తాలూకా చేతి వంట రుచి చూడనటువంటి వాళ్ళు దురదృష్టవంతులు. అయితే అమ్మ చేతి వంట రుచి చూసినటువంటి వాళ్ళందరూ అదృష్టవంతులు. అయితే అలాంటి అమ్మ వంట గురించి మీ తాలూకా అనుభవాలు ఏమైనా పంచుకోగలరా?
హ్మ్. అవును. హ్మ్. అవును. ఆ! డెఫినెట్‌లీ అండి. నాకు మా అమ్మ జెసే ఒక అంటే ఈ చాపల ఫ్రై అంటే చాలా ఇష్టమన్మాట. ఆవిడ ఎలా చేస్తారంటే, నేను పర్టిక్యులర్‌గా ఇంకెక్కడికెళ్ళినా అదే ప్రాసెస్‌ని అండ్ అదే రెసిపీ‌ని అడుగుతుంటాను మా అమ్మని చేయమని. అంటే నాకు మ్యారేజ్ అయిపోయింది. సో, నేను ఎప్పుడైనా మా ఇంటికొచ్చినప్పుడు కాల్ చేసి చెప్తాను చాపలు తీసుకొచ్చేసేసి నాకు చాపల ఫ్రై చెప్తా చెయ్యి అని చెప్తాననమాట. సో, మా అమ్మ ఎలా చేస్తదంటే ఈ చాపల ఫ్రై అనేది ఆహ్, అంటే మనం మెయిన్‌గా ఈ చాపల ఫ్రైని ఈ చాపల్ని ము ముందుగా క్లీన్ చేయాలండి బాగా. కొంతమందైతే అసలు క్లీన్ చెయ్యరు కదా! మీరు చూస్తున్నటైతె. ఆ! సో, ఈ చాపల్ని హ్మ్, కొంచెం ఉప్పు, పసుపు వేసేసి బాగా రుద్దుకోవాలి, రుద్దుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు మళ్ళీ ఉప్పు వేసేసి కడుక్కోవాలి మంచిగా. మొత్తం ఆ జీగురు కానివ్వండి, ఆ మురికంతా పోయేవరకు మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రాసెస్‌లోకి స్టార్ట్ చేయాలనమాట. ఈ చాపల ఫ్రై అనేది.
హ్మ్. అవును. అంటే అంటే నాకు తెలియని విషయం ఒకటి ఉందండి. ఈ చాపలు అవి నీటిలోనే ఉంటాయి కదా! నీటిలోనే పెరుగుతాయి. ఆ! అంటే మురికి నీటిలో ఏమి ఉండవు కదా! మురికి నీటిలో ఏ చాపలు పెరగలేవు. ఎందుకంటే అక్కడ బయోలాజికల్ ఆక్సిజన్ డెఫిషియన్సీ అని జ డిమాండ్ అని ఒకటి ఉంటుంది. బిఓడి అంటారు. అంటే ఆక్సిజన్ ఏమో చాపలకు సరిపడినంత అందదు మురికి నీటిలో కాబట్టి, చాపలు ఒకవేళ మనం అందులోను వేసినా చచ్చిపోతాయి. ఓన్లీ ఫ్రెష్ వాటరు లేదా మెరైన్ వాటర్‌లోనే ఈ చాపలు పెరుగుతాయి. మరి అలాంటి వాటిని మళ్ళీ కడగాల్సి మళ్ళీ మనం అవే నీటితో కడుగుతాం కదా! ఆ కడగాల్సిన అవసరం ఏముంది? ఎందుకండి వస్తుంది?
హ్మ్ చెప్పండి. హ్మ్. అవును. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. హ్మ్. అవును. ఇప్పుడు ఇక్కడ మీరు చు అవును. అది నిజమే కానివ్వండి వాటి వేస్ట్ అనేది ఉంటుంది కదా! వాటి వేస్ట్ అనేదే ఆ! చెప్పండి?
పైన అంటే చాపల్లో వేస్ట్ ఏముంటుంది?
చాపలు వేస్ట్ఏజ్ రిలీస్ చేస్తది కదా!
చాప అంతా అలాగే తింటాం కదా. ఆ?
చాపను పేస్ట్‌లు రిజి రిలీజ్ చేస్తాయా? నార్మల్ గానే మన కోళ్ళు ఎలాగో అవును. కడుపులో నుంచి. హ్మ్.
ఓహ్! కడుపు లోపల, పొట్ట లోపల ఉంటాయి. అంటే వాటి పేగులు అవి పెద్ద పేగులు, అలాంటివి ఇంటెస్టైన్‌లు అవి తీసేస్తారు అన్నమాట. అన్ అంతే కదా!
హ్మ్, అవును. అంటే మొత్తము అవును మొత్తము లోపల ఉన్నవి అంతా పేగులు కానివ్వండి, ఒక <smacks lips> బెలూన్ లాగా ఒకటి ఉంటుందనమాట వైట్ కలర్‍లో అవి ఒకటి. హ్మ్, ఇవన్నీ తీసేసేయాలి మెయిన్‍గా. మనం అలా కాల్చేసుకొని తింటే ఏంటంటే మనకి చేదు అని చెప్పేసి ఒకటి ఉంటుంది తెలుసా? కోడిలో కనే ఉండేవి దేనిలోనైనా.
ఓకే. ఓకే. ఆ! ఆ! కానీ నాకు నాకు చిన్నతనంలోనే ఈ చూసేవాడిని అంటే నేను చాపలు, నాన్ వెజిటేరియన్ ఏమి తినను. అయితే ఆహ్, మా ఇంట్లోనేమో వండడం అలాంటివి చెయ్యరు. కానీ నేనేమో వచ్చి అలాగా ఆహ్, బయటకకెళ్ళినప్పుడేమో చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారంటే చెరువులోని ఈ పిత్త పరిగలని చిన్నవి ఉంటాయండి. హ్మ్, అంటే చిన్న చిన్న పిల్లలు చాప పిల్లలు. అవన్నీ వాళ్ళేమో చిన్న వల వేసి పట్టుకొని నేను చిన్న చిన్న పిల్లల్ని చూసేవాడిని. ఆ చాపలు తినేటువంటి వాళ్ళని, వాళ్ళు అలాగే ఆ మంట మీదనేమో కొంచెం కాల్చేసి అలాగే తినేస్తుంటారు. మరి వాళ్ళకి ఆ!
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. అవును. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. అవును. కానీ అది అసల మంచి పద్ధతి కాదండి. ఏదైనా సరే ముందు మనం నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఏదైనా సరే. ఆ చాపల మీద మురికి అనేది పేరుకుపోతుందనమాట. అవి ఆల్రెడీ చెరువులో ఉంటాయి. చెరువులో అంతా డస్టే ఉంటుంది. అవునా? వాటి వ్యర్థాలు కానివ్వండి, ఇంకా చాలా చాలా జరుగుతాయి చెరువులో ఉండేవి. సో, దానివల్ల ఏంటంటే ఎటువంటి చాప అయినా సరే ముందు ఇంటికి తీసుకొచ్చుకొని మంచిగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండేసుకొని మంచిగా క్లీన్ జెసుకోవాలి. అప్పుడు వాటిలో ఉన్న మురికి కానివ్వండి ఇదంతా పోయిద్ది. ఆ తర్వాత మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు వాటిని. ఈ హ్మ్.
తర్వాత ఇంకో పాయింట్ అండి. ఇంకో పాయింట్ అంటే మీరు నాకు సందేహాలు ఉన్నాయి మీరేమనుకోకూడదు. ఆహ్, ఈ చాపలు పైన పొలుసులు ఉంటాయి కదా! ఆ! దాన్ని ఏమంటారు? స్కేల్స్ అంటాం. ఆ స్కేల్స్ ఆ! ఆ పొలుసులు అవి రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుందా కూర వండాలంటే?
హ్మ్ ఓకే. ఓకే ఓకే అండి. అవును. ఆ పోలుసులే అంటాం మేము కూడా అవును. హ్మ్, చెప్పండి. డెఫినెట్‌లీ అండి. అయి రిమూవ్ చేయకపోతే అసలు ఆ చాప తెగదు కదా! ముందు. చాప మనం కత్తి మీద పెట్టినప్పుడు అసలు తెగదు అది. ఆ! ముందు వాటిని క్లీన్ చేసుకోవాలి. ముందు వాటిని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ చాపనంతా ఒకసారి రుద్దిన తర్వాత మాత్రమే చాపను కోయగలుగుతాం. లేదంటే చిగురు వల్ల జారిపోయిద్ది. అండ్ అంటే <smacks lips> తెగుతాది కానీ, ఆహ్, అవి ఉండడం వల్ల ఏంటంటే కూర అసలు బాగోదు. అసలు చేసుకోరు నాకు తెలిసి అట్లా ఉండి. ఆ! ఆది ఒకవేళ మొత్తం ఆ! స్కిన్ అంతా తీసేసి చేసుకుంటారు కాని అసలు అవి చేసుకోరండి. నేనైతే చూడలేదు. కానీ, ఆ స్కిన్ అంతా చి తీసేసి చేసుకుంటారు గాని మరీ పోలుసులతో తినే వాళ్ళనైతే నేను చూడలేదు. ఆ పోలుసులు కంప్లీసరిగా కంపల్సరీగా తీసేయాలి.
ఓహ్! ఓహ్! అంటే అ అ అవి అవి మనకి డైజెస్ట్ అవ్వవు అనుకుంటా. హ్మ్. ఓహో! రైట్. అయితే ఆ! ఆ! ఓకే. ఓకే. ఆ! నెక్స్ట్ ఆ! చెప్పండి నెక్స్ట్. ఎలా వండుతారు కూర అది?
అది తినే ఐటెమ్ గాదు గదా, మనం. హ్మ్. చెప్పండి. హ్మ్. హ్మ్. ఆ! కూర మా మదర్ అయితే, ముందు ఆ చాపల్ని క్లీన్ చేసి పెట్టుకుంటాం గదా! ఆహ్, సో, కొంచెం అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసేసి ఆహ్, ఒక 60% వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకుంటాం మేము ఆహ్, చాపల్ని. డీప్ ఫ్రై చేసిద్దనమాట. ఆ! డీప్ ఫ్రై చేసిన తర్వాత సిక్స్టీ పర్సెంట్ ఎ
అవును. ఆ! అంటే డైరెక్ట్‌గా ఫుల్‌గా మన పకోడీలు, అవీ వేయించినట్టు ఆయిల్ ఎక్కువ ఆయిల్‌లో వేస్తారా?
లేదు లేదు. లేదు లేదు. అలా వెయ్యరు. ఇలాగే ఈ 60% కుక్ చేసిన వాటిని మళ్లీ తీసి ఒక గిన్నెలో వేసుకుంటారు. ఒక ప్లేట్‌లో గాని, గిన్నెలో గాని. సో, తర్వాత ఏం జేస్తారంటే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియెన్ట్ అల్లం పేస్ట్...
హ్మ్. హ్మ్ హ్మ్.
అల్లం పేస్టు చాలా ఎక్కువ తీసుకుంటారు. ఉన్న క్వాంటిటీకి డబల్ తీసుకుంటారనమాట. చాపలు ఎంత సైజ్ ఎంత ఉన్నాయో అంత క్వాంటిటీకి డబల్ తీసుకొని అల్లం పేస్ట్‌ని మళ్ళీ ఇంకో సరిపడినంత ఆయిల్ పోసి
ఓహో! అల్లం అల్లంనూ, చింతపండు ఇలాంటివి కూడా వేస్తారా?
అంటే చింతపండది మనం పులుసుకి యూజ్ చేస్తాం. పులుసు అయితే గనుక కంపల్సరీ చింతపండనేది యూజ్ చేయాలి. కానీ ఫ్రైకి మనం అది యూజ్ చేసే పని లేదు గదా! ఎక్కువగా మేము ఫ్రై అనేదే తింటాం అనమాట. ఆ!
ఓహ్! ఒక అ అల్లం ఒక్కటేనా కొంచెం ఎండుమిర్చి ఆహ్, ఉప్పు ఇలాంటివి కూడా వేస్తారా?
అంటే, ఎండుమిర్చి కూడా వాడము. ఇక్కడ చేపల పులుసులో ఎండుమిర్చి వాడరు. ఆహ్, కొంచెం ఏంటి పచ్చిమిర్చి వేసుకొని అల్లం పే అంటే పేస్ట్‌లాగా పట్టుకుంటారు. మనకి పులుసుకి చూస్తే కను, క ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆహ్, ఇవి తీసుకొని అల్లం పేస్ట్ పట్టిన తర్వాత కలిపి పెట్టేసుకుంటారు అన్నీ. ఉప్పు, కారం, పసుపు, చింతపండు, వాటరు ఆహ్, సో, ఇవన్నీ కలిపేసేసుకొని పెట్టుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే, తాలింపు వేస్తారు వీటిని.
ఓకే. అన్
మీరు చూసినట్టయితే చేపల పులుసుని రెండు రకాలుగా జేస్తారు. ఒకటేమో తాలింపెట్టి పెడతారు. ఇంకొకటేమో కలిపి పెట్టి పెడతారు.
ఆహా! అయితే ఈ విధంగాను కొంచెం కుక్ చేసుకున్న తర్వాతనా అల్లం పేస్టు అది వేసి, తర్వాత దాన్నేమో డీప్ ఫ్రై చేస్తారు.
ఆ! డి ఈ అల్లం పేస్ట్ బాగా ఏగాలండి, ముందే ఆయిల్‌లో అల్లం పేస్ట్ బాగా ఏగాలి. యాగే యేగిన తర్వాత ఉప్పు, కారం పసుపు మషాలాలు యేవైతే ఉన్నాయో అన్నీ యేసేయాలి అండ్ కొత్తిమీర, పుదీనా గూడా యేసేయాలి దానితో పాటే. సో, మళ్ళీ మంచిగా కుక్కయిన తర్వాత, ఈ ఇంకొక పక్కన ఏం జేయాలీ అంటే స్టవ్ ఆన్ జేసేసి మనకి అట్ల పెనం ఉండిద్ది గదా! అట్ల పెనం తీసుకొని దాని మీద ఇసుక పోసేసి, మంచిగా ఆ ఇసుక బాగా వేడయ్యేంత వరకు ఫ్లేమ్‌లో పెట్టేసి, ఆ తర్వాత ఈ మనం అల్లం పేస్టు తీసుకున్నాం కదా! దాన్ని తీసుకెళ్ళి దాని మీదే పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ చేపలన్నీ యేసి, మనం మళ్ళీ గంటెతో కదపకూడదు. మనం ఆ కళాయిని తిప్పుకుంటూ కలపాలి. ఆ గంటెతో కదిపితే ఏంటంటే ముక్కలనేవి చెదురైపోతాయి. సో, దానివల్ల చిన్నగా ప్రాసెసంతా చేసేసిన తర్వాత అలా ఒక 45 మినిట్స్ ఉంచాలండి. 45 మినిట్స్ ఉంచిన తర్వాత, అప్పుడు నెక్స్ట్ డేకి తినాలి. అప్పటికప్పుడు తింటే ఏంటంటే బాగోదు. అంటే అల్లం పేస్టు రుచిగా ఆహ్, అల్లం పేస్ట్ రుచి కానివ్వండి, ఉప్పు, కారం, పసుపు, ఈ మషాలాలన్నీ కొంచెం ఆ ముక్కకి పట్టాలంటే గనుక ఒక వన్ డే ఆగాల్సిందే వన్ డే తర్వాత తింటే
ఓకే. ఓకే. ఓకే. అవునవును. అవును. ఓకే. ఓహ్! ఆ రోజు తినకూడదా? మరి వన్ డే ఆగుతే అది స్టేలయిపోయి దాని వల్ల ఏమో వచ్చి, ఏమైనా పాడైపోయే అవసరం అవకాశం ఉండదా?
హ్మ్. అస్సలుండదండి. అసలెంత టేస్టుంటదంటే నెక్స్ట్ డేకి మీరూ
అంటే ఎందుకు? ఆహ్, ఇప్పుడు డీప్ ఫ్రై చేయడం వల్ల అది చెడిపోదనేసని అనుకోవచ్చా? ఓకే.
హ్మ్. అవును. అవును. అవును. డీప్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి పీసనేది కొంచెం తొందరగా పాడవదు. ఇంకా ఆయిలు గూడా ఉంటుంది కదా! ఆయిలు వల్ల గూడా కొంచెం పాడవదనమాట. మనం ఆయిల్ తక్కువేషినప్పుడు ఏదన్నా కర్రీ జేసినప్పుడు అది వెంటనే పాడవుతుంది. దానికి రీజన్ గూడా ఇదే. వాటర్ మనం చిన్న చుక్క కూడా వాడం గదా! వాటరనేదిక్కడ.
అవునవును. హ్మ్. అవును. ఓహ్! అదీ. వాటరుండదు. ఆయిలుంటుంది. దానివల్లనేమో ఈ ఫంగస్సు బాక్టీరియా ఇవన్నీ గ్రో అవ్వవు.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. ఎక్కువగా వాటర్ వల్లే ప్రాబ్లమ్. ఏదన్నా కర్రీ చేసినప్పుడు మనం వాటర్ పోసుకుంటే గనుక డెఫినిట్లీ అది పాడైద్ది నెక్స్ట్ డేకి. కానీ ఈ చేపల ఫ్రైకి అలా కాదు. మనం అసలు చుక్కరు వాటర్ కూడా వాడం. సో, అదెందుకు పాడైద్ది? పాడవదు. చాలా చక్కగా ఉంటుంది. టేస్టీగా ఉంటుందసల.
అవును. కరెక్ట్. అయితే, ఇక్కడ నాకు ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు చాపలు అని జనరలైజ్డ్ టర్మ్ వాడారు మీరు. ఆ! చ చేప అంటే బోలేడు రకాలు ఉంటాయి. మరి ఈ బోలేడు రకాల్లో ఏ చేపలు మీరు ప్రిఫర్ చేస్తారు? ఏవి మీరు చెప్పినటువంటి వంటకి బాగుంటుంది?
హ్మ్. హ్మ్. చెప్పండి. హ్మ్. అవును, అవును. హ్మ్. అవును. నాకు ఎక్కువగా నాకు ఎక్కువగా 'శీలావతి' అంటే ఇష్టమండి. అంటే మాకు చాపల చెరువు ఉంది, మా డ్యాడీ మా డ్యాడీకి. సో శీ ఆహ్, శీలావతి అంటే ఇష్టం శీలావతి ఒకటి ఆహ్, కొరమేను ఒకటి ఆహ్, ఇంకా బంగారు తీగ, బొచ్చా, ఆహ్, ఇంకా ఏంటంటే ఆహ్, మోసారో సమ్‌థింగ్ ఏదో ఉంటుందండి చాప పేరు నాకు తెలీదు పర్టిక్యులర్‌గా. మోసారో ఏదో అంటాడు మా డ్యాడీ మరి అదొకటి. ఇంకోటి గ్యాస్ కట్ అంటారు. ఆ చేపలో ఏంటంటే అవి తింటే ఒళ్ళు నొప్పులు చేస్తాయి అని చెప్తారు గానీ, నాకు అప్ అది ఆహ్, ఆ చేప తిన్నాక చాలా బాగా నచ్చింది. ఆహ్, పార్టిక్యులర్‌గా ఎందుకు అంటే ఓన్లీ సింగిల్ ముళ్ళే ఉంటుంది దానికి. నాకైతే ఎటువంటి హ్మ్. సింగిల్ ముళ్ళు.
ఆ! ఆ! ఆ! అ అవును. ముల్లా? ముల్లు అంటే ఎక్కడ ఉంటుందంటారు, ఆ ముల్లు?
సింగల్ ముళ్ళండి. మనకు చాపలకు ఉంటాయి గద ముల్లులు.
అంటే ఒకా వాటి కడుపులో ఉంటయా? బయట ఉంటయా?
కడుపులో కడుపులో ఉంటయండి. సింగిల్ ము ముల్లన్నాక
అంటే అదీ ఓహో! ముళ్ళు అనేసి అంటే ఇక్కడ బహుశా అదేమో వెన్నుపోసేమో?
ఆహ్, వాటినే మేము ముళ్ళంటాం. చేపలకి ముళ్ళు‌లు ఉంటాయి అని అంటారు కదా! సో అదే మేము ముళ్ళుంటామనమాట.
అ! ఆ! అదే బహుశా అది ఆ! వాటి ఇంటర్నల్ స్కెలిటన్ అది ఆ! వెన్నుపూస అది ఉంటుంది అవేమో ఇది గుచ్చుకుంటాయనమాట అవి. అందు గురించి వాటినేమో రిమూవ్ చేయాల్సి ఉంటుందా అప్పుడు? లేకపోతే తినేటి ములక్కాడలాగా తినేసేప్పుడే తీస్తామా?
హ్మ్ హ్మ్. అవును. ఆ! వాటినే మేము ముళ్ళు‌లనేమంటాం. హ్మ్. హ్మ్. అవును. ఆ! చా విన్ అమ్మో! లేదండీ. లేదు లేదు లేదు. అమ్మో! అసలు తినలేమండి గొంతులో ఇరుక్కుపునయి, ఇరుక్కుపోయాయి అనుకోండి అది బయటికి రావడానికి చాలా కష్టపడాలి. తినలేము అలాగా. సింగిల్ ముళ్ళులు ఉన్నవి చూస్ చేసుకుంటే ఏంటంటే తొందరగా అయిపోద్ది చాప తినటం. అది లేదా, కుచ్చులు కుచ్చులుగా మనకి ఏంటి ముళ్ళ కంపే ఇంక కొన్ని చేపల్లో అయితే. అన్ని ముళ్లు‌లు ఉంటయి. తీసే కొద్దికి వస్తునే ఉంటయి.
అంటే ఆహ్, ఆ! దాని స్కెలిటన్ అనమాట అది. ఆ స్కెలిటన్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. <sniffs> ఓకె. అయితే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఫ్రెష్ వాటర్ ఫిష్‌లు కదా!
హుహు. హ్మ్ హ్మ్. అవును. ఫ్రెష్ అంటే
అంటే, అంటే మంచి మంచినీళ్ళ చెరువుల్లో దొరికినటువంటివే కదా! ఇవన్నీ మీరు చెప్పిన వెరైటీలు.
ఆ! చెరువన్నాక మీరు మంచి నీళ్ళు అని అన్ అనకూడదు. చెరువంటేనే జస్ట్ నిలువ ఉండే వాటర్ అవి. ఆ వాటర్‌లోనే పెరుగుతూ ఉంటాయి. హ్మ్.
ఆ! అదే అంటే ఇప్పుడు యాక్చువల్‌గా అంటే, నా నాలెడ్జ్ నేనైతే బయాలజీ, జువాలజీ, మెరైన్ బయాలజీ ఇవన్నీ చదువుకున్నాను. ఆహ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లోని. అయితే, నాకు తెలిసిందేమో థియరెటికల్ నాలెడ్జి. కానీ వంటలు చేపలతోటి ఎన్ని రకాలు వండుతారు ఇవి ఆ డీటెయిల్స్ అయితే నాకు అనుభవం లేదు. <giggles> ఆహ్, అంటే అందు గురించే అడుగుతున్నాను నేను. ఇప్పుడు మర్ మెరైన్ ఫిష్ ఉంటాయి. క్యాష్ క్యాట్ ఫిష్ అని, షార్క్ అని, తర్వాతను ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి ఫిష్‌లు. అంటే సముద్రంలో, అలాగే షార్క్ చేప అని మీకు వినే ఉంటారు. అదీ ఆ! ఫ్రెష్ వాటర్‍లోనీ ఉంటుంది. తర్వాత మెరైన్ ఆహ్, అంటే సముద్రంలో కూడా ఉంటుంది. ఆ! చాలామంది నేను వైజాగ్‍లోనేమో అప్పుడు పెరిగాననమాట. చదువు అది అంతా వైజాగ్‍లోనే. అప్పుడేమో అక్కడ బె పెద్ద బీచ్ అది ఉంది. అటువైపు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఈ షార్కే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. షార్క్ ఒకటి, క్యాట్ ఫిష్ ఒకటి ఏవో రకరకాలు ఉంటాయి. <sniffs> అవని ప్రాన్స్. ముఖ్యంగా ప్రాన్స్ ఉంటాయి. ప్రాన్ అంటే దాన్నేమంటారు. ఆహ్ ఆ! రొయ్యలు. ఆ రొయ్యలు అవి అవన్నీనేమో ఎక్కువ రొయ్యలు చాలా టేస్టీగా చాలామంది ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు. <sniffs> హ్మ్. సో, అది రొయ్యలు అవి. అయితే, ఈ రొయ్యలు గానీ, ఈ షార్క్ గానీ, ఇవి ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్ అంటే మీరు చెప్పినటువంటివి. చెరువులు, నదులు వీటన్నిటిలో సరస్సులు. ఇలాంటి వాటిలో ఉంటాయి కూడా. <sniffs> అవి అంటే అవి వేరే కేటగరీ. అంటే ఇవి ఫ్రెష్ వాటర్‌లో ఉన్నవి. సముద్రంలో ఉండలేవు. ఎందుకంటే ఆ స సెలి సెలైనిటీ ఉంటుంది గదా! సాల్ట్ వాటర్. అదేమో అది తట్టుకోలేవు. ఇవన్నీ ఈ ఏట్లో ఉన్న చేపలన్నీ సముద్రంలోకెళితే చచ్చిపోతాయి ఆటోమేటిక్‌గా. అలాగే సముద్రపు చేపలేమో, ఏట్లు ఏట్లోని చెరువుల్లోని బతకలేవు చచ్చిపోతాయి. <sniffs> సో, ఇప్పుడు మీ ప్రిఫరెన్స్. మీరు ఎప్పుడైనా సముద్రపు చేపల్ని. ఇలాగ పులుసు గానీ, కూర గానీ, చేసి తిన్నారా? ఉంటే వాటికి వీటికి తేడా ఎలా ఉంటుంది?
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే అండి. నో ప్రాబ్లమ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. విన్నాను. ఉప్పు సముద్రం. హ్మ్. సముద్రంలో కూడా ఉంటుంది. హ్మ్. హ్మ్. ఓకే. ఓహో! ఓకే. ఓకే. హ్మ్. ఆ! రొయ్యలు. రొయ్యలు హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. అవును. హ్మ్. అవును. నిజంగానే. అవును. నిజంగానే. అవును. అవును. చచ్చిపోతాయి. హ్మ్. హ్మ్. సముద్రం అంటే మాకు మాకు దూరమండి. సముద్రం అంటే మాకు దూరం మాకు దొరికేలా చెరువు చెరువు ఒక్కటే అనమాట. మేము అక్కడ సముద్రంకంతా వెళ్ళి తీసుకొచ్చుకోలేదు ఎప్పుడు కూడా. మాకు చాలా దూరంగా ఉంటాయి అవి. ఆ! ఎప్పుడూ తినలేదండి. నిజంగా అయితే ఎప్పుడూ తినలేదు. జస్ట్ మేము బయటివి తిన్నయి గూడా బొమ్మిడాయలనమాట. బొమ్మిడాయలు ఒకటే తిన్నాం అనమాట. బయటియి బయట నుంచి అయితే గనుక. మేము ట్రై చేద్దాం అనుకోం. పులసటు పులస గూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం గానీ ఆ! హ్మ్.
ఓ ఓహ్! ఓకే. పులస ఆ! మీరు ఏదో పులస అన్నారు కదా! అదేదో చాలా కాస్ట్‌లీ చేప అనేసని, అని విన్నాను నేను. ఆ! య యంతుంటుందండి అది కిలో?
హ్మ్. అవును. అవును. అవును. అవును. అవును. చాలా కాస్ట్‌లీ. మన చాలా కాస్ట్‌లీ. అంటే పర్ కేజీ ఇట్లా 25000 నుంచి స్టార్ట్ అయ్యిద్దంట. మరి మనకి అదంతా నిజమో మనకైతే తెలీదు గానీ. ఆహ్, 25000 నుంచే స్టార్ట్ అవుతదని అయితే నేను విన్నాను. నేను వినటం అయితే. ఆ! ఆ! కిలోనే. కిలోనే ట్వెంటీ ఫైవ్‌కే నుంచే స్టార్ట్ అవుతుందంట. అంటే, కొంచెం కాస్ట్ ఎక్కువంట. దాని టేస్ట్ బాగుండిదింట అండి. వాళ్ళు అంటే గోదావరి వాళ్ళు ఆ! అవును. అవును. ఆ! చాలా కాస్ట్. మనం ఇదే గాదు. ఇంకా చేపలో చాలా రకాలు ఉన్నాయి. మండుగప్ప అని చెప్పేసేసి. పండుగప్ప పండుగప్ప అని జెప్పేసేసి. ఇట్లా ఉన్నాయి కొన్ని. అవైతే ఇంకా లక్ష అట్ల ఉంటాయంట. వా వాటి రేట్ గూడా, చాలా రేట్లు ఉంటాయి చాపలు.
ఏది కిలో. ఆ! కొంచెం ఏంటి మీరు చెప్తుంటే, మీరు చెప్తుంటే చాలా కాస్ట్‌లీ. ఇరవై ఐదు వేలు కిలో అనేసంటే. అదీ హ్మ్. ఓకే. మీరు పులస, పులస ఎప్పుడైనా తిన్నారా?
నేను తినలేదండి. పులుస తినాలని చెప్పి, ట్రై చేస్తున్న. మే బి ఒకవేళ దొరికితే డెఫినేట్లీ తింటా అనమాట.
<giggles> ఆ! తప్పకుండా తింటారు. తినేది తినే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానండి. చాలా సంతోషం. మీరు చాలా విషయాలు, చేపల గురించి నాకు తెలియనటువంటి విషయాలు. కొత్త కొత్తవన్ని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి.
హ్మ్. థాంక్యు అండి. తప్పకుండి. నాకు గూడండి. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
తప్పకుండానండి.